అవునండి. అలాంటియి కూడా ఉన్నాయి. ఏంటటే మాకూ ఇంకా మా 10థ్ ఫ్రెండ్ కుడా అలానే కొన్నిసార్లు ఆహ్, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే హాస్పిటల్‌లో ఇలా కొంచెం చావు బతుకుల మధ్య ఉండే అండి. ఇంకా. అవును. అలాన్ అయితే ఇంకా నేనూ ఆ కాలేజ్‌కెళ్ళొచ్చాను, అన్నీ జరిగినయి. తర్వాత మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కాల్ జేసి చిన్నగా ఇంకా చెప్పడం అలాంటివి చేసింది. మొదలుపెట్టిందనమాట. అంటే ఇంకా "ఇలా ప్రెగ్నెంట్‌గా ఉండే, ఇలా హ్మ్, చిన్నా ఏదో చిన్నది వస్తే ఆస్పిటల్ దీసుకపోయారూ."
అవును. అయ్యో! ఆ! ఆ! ఆహా! అవునండి. అవును.
ఆ! "ఇప్పుడు ఖమ్మంలో ఐసీయూలో ఉందంట. బ్రతుకుతుందో, బ్రతకదో తెలీదు" అన్నట్టు ఇంకా చిన్న చిన్నగ జెప్తుంటే అసలూ ఇంకా షాకయ్యానండి నేను.
అవును. అదే అదే. అవునండి. చాలా బాధనిపిస్తది. షాకింగ్, ఫస్టు షాకవుతాం. తర్వాత, ఫస్టు షాకయిన తరువాతనే బాధనిపిస్తది, ఏడుపొచ్చేస్తది మనకి.
అవునండి. అవునండసలు చాలా అసలు, ఇంకా అంత చిన్నా ఏంటి, చిన్న వయసులోనే ఇలానా అన్నట్టు, చాలా వరకు షాకయ్యామనమాట.
అవునండి. అంటే ఇలా సాడ్ కాకుండా, స్నేహితులతో సరదాగా ఉ ఉన్నటువంటి విషయాలు, సున్నితమైన విషయాలు. అంటే వాడు ఏదన్నా చిన్నగా రియాక్టయిపోడము అవతల వాళ్ళు. మన స్నేహితులు కావచ్చు, స్నేహితురాళ్ళు కావచ్చు, ఆహ్, అమ్మో! దీంతో చా ఇ అంటే ఆహ్, య మన ఈ ఫ్రెండ్‌తో చాలా టెన్స్ ఆహ్, చాలా నీట్‌గా డీల్ జేయాలి. సున్నితంగా జెప్పాలి. అప్పుడర్థమైతది. ఆహ్, వాడికి అర్థమైతది అన్నట్టు చెప్పడము. ఇలాంటి సందర్భాలేమన్నా ఉన్నాయా? సరదా
ఆ! <chuckles> అవునండి. ఆ! ఉన్నాయండి. నిజంగా. ఈ మాకు నేను హాస్టల్‌లో ఉండేదాన్ననమాట. సో, మా రూమ్‌మేటుండేది మాకు. తనేంటంటే చిన్న చిన్న వయసు ఆహ్, హ్మ్. విషయాలకే చాలా భయపడుతుంది ఇలా. అవును. ఇంకా ఇప్పుడు మనం ఫోన్‌లో ఏదన్నా దెయ్యం ఒకేసారొచ్చింది, అలాంటివి ఉంటాయి కదా! అలాంటివి కూడా వెంటనే దర్చుకోవడం లేకపోతే అలాంటియి బా చాలా జంప్ స్కేర్డ్ అంటారు కదా! అలాటియి చేస్తూ ఉంటుంది.
అవును. చిన్న రియాక్టయిపోతుంటారు కొందరు. అవునా? అవునవును. అవునవును. <chuckles> ఆ! చేస్తా ఉంటుందా? అవునవును.
అవును. అవును. చాలా భయమేసింది. తనకి ఇంక. మేమెప్పుడన్నా ఆటపెట్టించడానికి ఇలా త అంటే అలాంటి వాళ్ళ మీద ఫ్రాంక్ చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ!
అవును. తాళం, మనకు సరదానే ఉంటుంది గానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు పాపం.
అవును. అవును. నిజంగా అలాంటియి అప్పుడప్పుడు అలా జేసేవాళ్ళం కానీ
అవును. అంటే అలాంటియేవన్నా ప్రాంక్ జేసారా? ప్రాంక్ జేసేసి లేదే ఏదో జోకు చేసాం, దీన్నేం సీరియస్‌గా తీసుకోకు అన్న అంటే ఏదైనా సందర్భముందా?
ఆ! ఉన్నాయండి చాలా వరకు మాకు, ఇంకా రూమ్‌మేట్సే కాబట్టి తను బయటికెళ్ళినప్పుడు, ఇంక మేమంతా చేసి రూమ్‌లో కొంచెం ఇలా భయపెట్టి, అంతే తలుపు వెనక దాసుకొని భయపెట్టించడం అలాంటియి, ఆహ్, నిజంగా ఎన్నిసార్లు జేసినా కూడా తను చాలా భయపడేదండి. ఇంకా కొన్నిసార్లు ఆహ్, కొన్నిసార్లయితే ఏడ్చేదనమాట, పాపం. ఆహ్, ఇంక తర్వాత అలాంటివి ఇంకా చాలా మానుకున్నావనమాట ఇంక. తను చాలా సున్నితంగా ఉంటుంది ఏదన్నా చేసిన.
అవునండి. అయ్యయ్యో! పాపం. అవునండి. మారుంటారు. అంటే తను మారలేదా? ఏ ఇవన్నీ కామను మనము ఏం భయపడము అంటే తనేమి మార్పు రాలేదా? అలానే ఉంటుందా?
కొన్నిసార్లు చేసిన తరువాత, ఇలాంటి దెయ్యాలు అలాంటివంటే ఓకే. అనుకున్నది. కానీ ఇంకా ఏదన్నా షాకింగ్ న్యూసు
ఆ! కొందరికి చేయంగా చేయంగా ఇంగ లైట్ తీసేసుకుంటారు. ధైర్యం వచ్చేస్తుంటుంది.
అవునవును. ఇంకా ఇలాంటివి మనం ఇంకా కాలేజ్‌లో ఉన్నాం కావట్టి రిజల్ట్స్ ఇలాంటివయితే ఇంకా చేతులు వణుకుతాయన్నమాట. ష్ టెన్షన్ తనకి, చాలా. ఎ మనకు రిజల్ట్సంటే హ్మ్.
అమ్మో! రిజల్ట్ అవునన్ అంటే నీ

అవును. అవును. రిజల్ట్ అనగానే, ఎప్పుడైనా బద్ తక్కువ మార్కులు వస్తాయేమో అని భయం ఉన్నప్పుడు, రిజల్ట్స్ వొచ్చినప్పుడు, ఎవరివైనా ఫేలయినప్పుడు, మీ ఫ్రెండ్సు, ఎవరైనా ఆ విషయాన్ని సున్నితంగానే చెప్పాలి. అయ్! ఏమి ఆహ్, ఫెయిలయిపోయినావంట! అట్లా కాకుండా, ఆహ్, ఎట్ల చెప్పేరు? ఇలాంటి సందర్భం ఏమనా ఉందా?
నిజవండి అసలు. ఆ! ఉన్నాయండి. ఏంటయ అసలు, తను కూడా చాలా టెన్షన్ పడుతుంది. తనెప్పుడు ఫెయిల్ కాలే కానీ, వేరే వాళ్ళు ఇంకా మాకు డిప్లొమాలో ఉండే కొంచెం. వాళ్ళు ఏంటంటే, ఇంక రిజల్ట్స్ చూసుకునేటప్పుడు ఫేలని చెప్పినా కూడా, కొంచెం చిన్నగా వెళ్ళి, హ్మ్, నీకు ఫస్ట్ ఇన్ని మార్క్స్ వచ్చాయి అన్నట్టు. అంటే, వేరే సబ్జెక్ట్స్‌లో ఇలా. ఆహ్, అలా చెప్తామన్నమాట. ఆ! నీకిన్ని మార్క్స్ వచ్చాయా? మంచిగొచ్చినాయి ఇందులో. ఆహ్, ఇందులో కూడా బాగొచ్చినాయి. ఆహ్, జస్ట్ ఇదున్ ఇదొచ్చింటే నువ్వు పాసయ్యేదానివి. అన్నట్టు చెప్తామన్నమాట. ఆ!
అవును. అవును. అవును. అవును. అవును. అవును. అవునండి. పాసయ్యేదానివి. ఆ! ఓకే. ఆ విధంగా వస్తారనమాట. నిజంగా మంచి విషయవండి ఇదిద. నిజంగానే ఇదా!
అవును. అలా చెప్పడం వల్లేంటంటే, వాళ్ళు కూడా స్ ఆహ్, ఏంటంట్ ఆహ్, అంటే బాధ ఉంటుందెవ్వరికైనా. కాపోతే, మరీ అంత చిన్ ఆహ్, కొంతమంది చాలా రిజల్ట్స్ అంటే అహ్, ఇంకా టెన్షన్ అయ్యి, మొత్తం వణుకుతా ఉంటారండి మా రూమ్‌మేట్ లాగా. అన్ వాళ్ళకి ఎంత మంచిగా రాసిన కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే, టెన్షన్ ఇంకా అలా ఏం చేయాలి? అసలొస్తాయా? రావా? అన్నట్టు. అంటే హ్మ్. నాకే ఇంక రిజల్ట్స్ అంటే కొంచెం టెన్షనుంటుంది. ఏమొస్తాయో? ఎలా వస్తాయో? అన్నట్టు.
అవునండి. ఆ! వణుకుతు ఉంటారు. అవునండి అవును. నిజమే. ఆ! వస్తాయా? రావా? టెన్షన్ టెన్షన్ పడిపోతుంటారు. అవును. మిత మనస్తత్వాలు. వెంచర వంద. అవునండి. నిజమే అండి. ఆహ్, నిజంగా అండి. ఆహ్, అయితే, ఇ ఇప్పుడు కుటుంబము ఇలాంటివి కాకుండా, ఉద్యోగరీత్యా ఏదేనా కొందరికి పని వి చేసే టా టైములో, కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు తప్పుగా చేస్తురన్నప్పుడు అంటే, అక్కడ చాలా సుని కొన్ని కొన్ని విషయాలు చాలా సున్నితంగానే చెప్పాలి. ఆహ్, అంటే, వొ ఎవరి మీద మనము ఏదో హార్ష్‌గా బిహేవ్ చేయడము, ఇలాంటివి చె ఆహ్, <smacks lips> చెప్పకూడదు. సున్నితంగా చాజ్ ఎందుకంటే, అందరు అందరూ సహోద్యోగులే. అందరూ ఈక్వల్‌గా వర్క్ జేస్తున్నారు. మరి ఇది ఎలా జా మీరు ఆహ్, డీల్ చేస్తారండి?
అలాంటి. అవునండి. అవునండి నిజంగా.